సాధారణంగా మనకి ఆహ్, ఏవన్న కొనుక్కున్నా, లేదంటే మనకి ఏవన్న రాసుకోవాలన్నా, లేదా రసీదులు గాని, బిల్లులు గాని, పేపర్లు గాని ఏమన్నా మనం. రాసుకుంటూ ఉంటాం. మనం ఆ రోజు ఏం చేసాం. మన బడ్జెట్ ఏంటి? మనం ఏమేమి కొనుక్కోవాలనుకుంటున్నాం. ఇవన్నీ కొన్ని ఒక అలవాట్లుంటయి సరదాగా. అలా మీకేమైనా అలవాట్లేమన్నున్నాయా?
అవునండి. అవునవును. ఆ! అంటే నేను కూడా ఇలాగా ప్రతీది కూడా కొంచెం భద్రపరచుకోవడానికే చూస్తా ఉంటానండి.
హ్మ్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటేనండి. కొద్దిగా అంటే మనసలు వాడకం అదే నెలవారీ ఎంత ఖర్చువుతుంది? ఓకే. అంటే మన రాబడెంత? ఖర్చెంత? అనేది ప్రతీదీ కూడా చూసుకున్నామనుకోండి. మనం ఎక్కడ ఆ! తెలియాలి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. కొంచెం అంటే ఎవరైనా సరే ఒక ఫైనాన్షియల్‌గా మనకొకా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంటండి.
మీనిమమ్ తెలియాలంటారు మెయిను. అవునండి. నిజమేనండి. మీరు చెప్పిందేంటంటే ఓక్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది మనకు తెలియాలి.
అదే కదా! ఇప్పుడు ఇన్ ఇన్‌ఫ్యాక్ట్ చెప్పాలంటేనండి. ఇంతకుముందు మన చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండీ
<giggles> అర్థమైంది చెప్పండి.
హ్మ్. ఒక ఆరు వేలో <chuckles> న ఒక 500 అలా తీసాం. ఏదొక చేంజ్ కోసం తీసామనుకోండి.
<giggles> హ్మ్.
ఆ 500 మార్చిన తర్వాత 500 చిల్లర ఎప్పుడైపోద్ది దేనికైపోతది అనేది తెలిసేది కాదు.
నిజమేనండి. అది. ఆ <giggles> ఒక ఫీల్ కూడా ఉండేదండి. మనం ఖర్చు పెట్టేటప్పుడు ఆ డబ్బులిస్తున్నప్పుడు అమ్మో! వందయింది, రెండొందలైంది అని ఒక ఫీల్ కూడా ఒచ్చేది మనకి.
ఆ! అవును. ఇంకోటేంటంటే మీరన్నట్టు హ్మ్. ప్రతీది కూడా, మనం ఇప్పుడు ఒక జేబు‌లో ఒక 6000 ఉందనుకోండి. ఆ 6000తో ఏమేం చేశామన్నది ప్రతీది కూడా మనం లెక్కపెట్టిస్తా ఉంటాం కాబట్టి, కొంచెం మనకొక ఐడియా ఉంటది.
ఇంటికెళ్ళేటప్పటికి ఐదొందలయిపోయిందా? ఆ! నో. అవును. క్లారిటీ ఉంటది మనకి.
ఆ! ఇప్పుడు ఫోనుపే‌లు, ఈ యూపీఐలు ఇవన్నీ ఒచ్చి చాలా సులభతరం చేసినయి కానీ, ఇక్కడ ఎఫెక్టేంటనుకుంటున్నారు? నేను ఆల్‌రెడీ ఒకసారి ఫేస్ చేశానండి.
మనకి డబ్బు వాల్యూ పడిపోతుంది. ఆ! చెప్పండి. చెప్పండి. ఏమైంది?
నేను శాలరీ పడ్డ తర్వాత వితిన్ 1 వీక్, 1 వీక్‌లోనే ఒక షాపింగ్‌కెళ్ళామనమాట ఫ్యామిలీతో.
ఓకే. మీరు పర్లేదండి, 1 వీక్ వరకు శాలరీ దాసుకోగలిగారు. <giggles>
ఆ! <laughs> కొద్దిగా ముందు జాగ్రత్త, ముందు జాగ్రత్త. <giggles>
<laughs> ఆ! చెప్పండి చెప్పండి.
అయితే వెళ్ళాను. అంటే, నేను 2 అకౌంట్లు యూజ్ చేస్తానండి. కొద్దిగా ఒకటేమో, సేవింగ్స్ కోసం, ఆహ్, అంటే, ప్రతి నెల కొంత అమౌంటు ఆ అకౌంట్‌లో ఏసేసుకుంటాంటను. దాన్ని డిస్టర్బ్ చేయననమాట ఎప్పుడు.
మంచి అలవాటండి.
ఇంకో అకౌంటేదైతే సాలరీ అకౌంటుందో దాన్ని, ఖర్చులకి అన్నిటికి కూడా వాడుకుంటూంటాననమాట. అయితే ఏం జరిగిందనుకుంటున్నారు? షాపింగ్‌కెళ్ళాను. నాకు మొత్తంగా పాతిక వస్తదండి. పాతికలో మొత్తం ఆహ్, రఫ్‌గా మనకి ఎంత ఎంతవుతుందో ఒక కా ఆహ్, ఉజ్జాయింపుగా ఒక ఐడియా ఉంటుంది కదా! హ్మ్. క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఒక 100ే00 ఆ 10000 వాడేసుకుందాామలేే. ఆ తర్వాత ఎలాగో సేవింగ్స్‌లోంచి కావాలనుకుంటే తీసుకోవచ్చన్నట్టుగా అంటే, ఆహ్, ప్రస్తుతానికి హ్మ్. ఎందుకంటే, షాపింగ్ చేద్దాము, కొద్దిగా ఇంపార్టెంటు వర్క్ ఏదో ఉంది దగ్గరలో అదే ఫంక్షనుందొకటి. అందుకని చెప్పేసి ఓకే. అని చెప్పేసి ఎళ్ళాను. అది కరెక్ట్‌గా మొత్తం అంతా తీసుకున్న తర్వాత నేను, నా వైఫు అండ్ బుడ్డోడు. ముగ్గురికి కలిపి 9000ల చిల్లర ఏదో అయిందండి.
ఓకే. హ్మ్. కాలిక్యులేషన్ చేసుకున్నారు. ఆ! ఒక మైండ్ పెట్టుకొని దిగారు. హ్మ్. ఆ! మీరు బడ్జెట్లోనే అనుకున్నారు కదా. 10000 అని సరిపోయింది.
ఆ! అదే కదా! హ్యాపీ గదా! 10000 ఉంది. సరే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోకేళ్ళిపోయి. తర్వాత చూసుకుందాంలే అన్నట్టుగా. యేళ్లి స్టైల్‌గా. స్కానర్ ఓపెన్ చేసి. ఇది మన ఇది స్కానర్ అంటే మళ్ళీ తిడతున్నారండి చాలామంది. హ్మ్.
హ్మ్. ఏమండి?
హ్మ్. అంటే ఆహ్, స్కానర్ చూపించి. అంటే స్కానర్ అనకూడదంట. దాన్ని క్యూఆర్ కోడ్ అనాలంటా?
అయ్యబాబోయ్! ఇంక ఇదోకటుందేటి?
ఆ! ఆ! <giggles> ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుందది. మన ఫోన్లో ఉన్నది స్కానర్. వాళ్ళు చూపించేది క్యూఆర్ కోడ్ అంట.
హ్మ్. చెప్పండీ చెప్ప ఓకే. హ్మ్. ఓకే. అంత పద్ధతిగా ఇప్పుడళ్ళు. ఫాలో అయిపోతుండారమాట.
అది. ఆ! అసలు మనం <giggles> ఆ!
అదేదో చిన్నప్పుడు అనేవాళ్ళు చూడండి లవర్ అంటే అమ్మాయిని అనొచ్చు అబ్బాయిని అనొచ్చు.
అవును.
బట్ కొంతమంది మాత్రం పర్టిక్యులర్‌గా లవర్ అంటే ఇది ఇదే మీనింగ్గు అనేసి చెప్పడాాలు మొదలుపెట్టేవారు.
అంతే. అంటే మనం కొద్దిగా మన నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని వర్డ్స్‌ని మార్చేస్తాం. మిక్సప్ చేస్తాము. ఇళ్ళేంటంటే విడతీసి ఆ! వాటర్ ఆర్ అంటే కింద పెడి డ్డొల్లాలి. ఇలాంటియన్నీ చెప్తుంటా
హ్మ్. హ్మ్. దొరలలి ఆ జోక్‌కి తెగనవోస్తది.
యాహ్! అదే కదా! <giggles> ఇలాంటియన్నీ చెప్తున్నారనమాట ఇప్పుడు కొత్తగా. సో హ్మ్. సరే. క్యూఆర్ కోడ్ చూపించాడండి. స్కాన్ చేశాను. ఆ 9482 కొట్టాను. నాకు బా గుర్తుంది. ఎందుకంటే కొద్దిగా వాళ్ళు చూసిన చూపులువన్నీ నాకు బాగా గుర్చ్చుకున్నాయన్నమాట.
ఆ! హ్మ్. హ్మ్. అవునండి ఎనభై ఎనభై రెండు రూపాయాలతో సహా చెప్పేస్తుంటారు. ఆ!
హ్మ్. అంటే కొద్దిగా బడ్జెట్ వె పర్సన్లెండి అందుకని. <giggles> అయితే కొట్టీ ఆ! ఏదైతే పిన్ కొట్టానో. ఎర్రరోచ్చిందండి.
ఆ! అదేనండి. అమౌంటుంది కదా! మన దాంట్లో?
నాకర్థం గాలా. యాహ్! అంతే బేసికల్‌గా, నేనేం చేస్తానంటే ఎర్రరొచ్చిందనుకోండి. నా మైండ్‌లో ఏమనిపించిందంటే ఓకే. బ్యాంకు తరపునేమన్నా ఎర్రరా? లేపోతే ఓ ఆహ్, సరిగ్గా నేను పిన్ను కొట్టలేదా అనుకున్నా.
నెట్టు. హ్మ్.
ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కొడితే మళ్ళీ ఎర్రరొచ్చింది. ఏంటి ఇన్ని సార్లు వస్తుందని చెప్పి అసల ఎర్రరేంటని చూస్తే. ఇన్‌సఫిషియంట్ ఫండ్స్ అనుంది.
ఆ నిమిషం ఒక నిమిషం అలా బ్లాకయ్యుంటది మైండు.
ఆ! నాకర్థం కాలా అసలు ఇన్‌సఫిషియంట్ ఫండ్స్ ఏంటి అంటే పొద్దున ఎప్పుడో ఎవరిదో మెసేజొచ్చింది. నేను ఓపెన్ చేసాను. ఎవడన్నా ఏసేసాడా నా అకౌంట్లోంచి డబ్బులు? <giggles>
<chuckles> ఓ నిమిషం డౌటుంటదండి నిజమే. మనకి అమౌంట్‌లో అంత పక్కాగా ఉన్నప్పుడు సడెన్‌గా డబ్బులు లేవంటే చిన్న భయమేస్తది.
అదే కదా! ఆ! అయితే నేను జస్టు మళ్ళీ ఒకసారి ఆహ్, సరే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి కొద్దిగా పక్కకొచ్చి. ఆహ్, ఆళ్ళేమో ఈడేంటి మొత్తం ఇక్కడి దాకా వచ్చి పక్కకెళ్ళాడేంటి, ఒక నిమిషం అంటాాడు ఏంటి అన్నట్టు మొహంలోకి చూతున్నారనమాట.
ఆలోచిచా అందరూ మనలనే చూస్తారండి. ఏటి చేస్తున్నామా అనేసి. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కూడా మనకి.
అదే కదా! ఇప్పుడు ఫోన్ పే పేమెంట్ దాకా ఎళ్ళినోడు అక్కడేదో చేసి ఎక్కడికెళ్తాడండి?
ఎందుకు పట్టుకోవటం అంతే కదా! అక్కడే ఉంటాడు. లేదంటే పైగా మీ మీ వస్తువులు మీ దగ్గరే ఉన్నాయి కదా! పట్టుకొని పారిపోవట్లేదు కదా!
అదే కదా! ఆ! ఏదో నాకిచ్చేసి నేను ఆల్రెడీ నేనుదొన్నా ఒక షర్టు మీద ఇంకో షర్టేసుకొనుంటే అప్పుడు అనుకోవచ్చు. <giggles>
ఓకే.
అయితే పక్కకొచ్చాను. పక్కకొచ్చి నాకు డౌటొ‌చ్చి, స్టేట్మెంటు అది మనకి ఈ యాప్సుంటాయి కదా దేనికి దానికి.
ఆ! అవును. ఫోన్‌పేలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఆహ్, ఎంత ఉందా అని.
హ్మ్. అంటే నాకు ఈక్ ఈ సమయంలో ఏందంటే అసలు బ్యాంక్‌లో ఓపెన్ చేద్దాం అని జెప్పి ఎస్‌బిఐ ఓపెన్ చేశా.
నెట్ బ్యాంకింగ్‌లోకెళ్ళిపోయారు. ఓకే.
నెట్ బ్యాంకింగ్ యు ఓపెన్ చేసి, స్టేట్మెంట్ చూసా. అంటే నేను మీకు చెప్పాను కదా! ఖర్చులన్నీ ఒకే బ్యాంక్ నుంచని.
హ్మ్. అవునవును.
సో, అది ఓపెన్ చేసి చూస్తే, పొద్దునా ఏవో ఒక రూ. 400, రూ. 500 ఇలాగా ఏవో ఉన్నాయి. అది ఎ హ్మ్.
మీరు ఖర్చు పెట్టలేదవి. మీరు ఖర్చు పెట్టినివి కాదు.
ఆ! మేము ఖర్చుపెట్టిందే నాకు గుర్తులేదది.
ఓకే. ఆ! సరే.
<chuckles> ఏంటిదినుకుంటున్నారు? పొద్దున్నే ఇంట్లో అంటే కొద్దిగా. ఆహ్, ఫంక్షన్ నిమిత్తం వేరే వాళ్ళొచ్చారని చెప్పేసి. ఆహ్, కొద్దిగా చికెను అది తీసుకొచ్చానమాట.
హ్మ్. ఆహా! ఓకే. ఓకే. అది మీరు మర్చిపోయారు మార్నింగవ్వడం.
అది హ్మ్. అంటే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకేదో తీసుకొద్దాం అని చెప్పేసి, ఫ్లోలో ఎళ్ళిపోయి కొట్టేసి తీసుకొచ్చేసాం కదా! సో, అదొకటి.
అవునులెండి. అలాంటి టైంలో కొంచం సాధారణం మర్చిపోతూ ఉంటాం.
అవును. అదొకటి. మళ్ళీ వాళ్ళేదో క్యాబ్‌లో వచ్చారు. వాళ్ళు ఇచ్చుకుంటారుగా కాదు. మనకు ఆనందం. మనమే ఇవ్వాలి. అని చెప్పేసి ఆ క్యాబుయి.
మనమే ఇవ్వాలి. ఆహ్, ఫస్ట్ అంటారు కదా! "ఏ ఏ పో మీరు ఎళ్ళండి, మీరెళ్ళ నేను పే చేస్తాను ఏదైనాని." <chuckles>
ఆ! అదే కదా! అలా చేసుకుంటారుగా. ఆహా! కాదు మనమే ఇవ్వాలి.
ఆ!
సరే, అలా ఇచ్చాను. ఇక తర్వాత నాకు అది గుర్తొచ్చిందనమాట. ఓకే. ఓకే. అసలు అంటే బై హ్యాండ్ మనం ఇచ్చుంటే, మనకొక ఐడియా ఉండేది కదా! నేను ఈ మొత్తం చెప్పడానికి కారణం అదండి. బై హ్యాండ్ ఇవ్వకుండా మనం ఎప్పుడైతే ఈ ఆహ్, యూపీఎలు.
ఖచ్చితంగా అది మనకి అకౌంట్ టూబులోన ఉన్ డు ఇక్కడా ఇంకోటుందండి. మీరు ఆల్రెడీ సేవింగ్ అలా కదండి. మీరు ఆల్రెడీ సేవింగులు చేసి, పక్కన ఇంకో అకౌంట్లు ఎట్టారు కాట్టి, అప్పటికప్పుడు అందులోడి ఇందులో షిఫ్ట్ చేసి కొటు ఉంటారు గానీ, అందులోగానీ సేవింగ్లు లేకపోతే పోజిషన్ ఎలా ఉంటదా ఆలోచించండి.
అదే. <giggles> ఆ! అప్పుడు ఎవరో ఒకళ్ళకి ఫోను చేసి "అరే మాయా కొద్దిగా ఇవ్వరా నెక్స్ట్ మంత్ ఇవ్వాలి" అని చెప్పి ఒక నలుగురుకి ఐదుగురికి <chuckles>
అలాగే అనాలి. లేదంటే అందులోని, ఆహ్, "ఈ షర్ట్ అంత్తొద్దులే, ఇది తీసేయి" అని తోడ ఒక షర్ట్ తీసేయాలి పక్కకి.
ఆ! ఆ షర్ట్ తీయాలంటే నాదే తీయాలి. వీళ్ళిద్దరూ తీతేస్తే ఒప్పుకోరు కదా!
అది కా కామన్ అండి. అబ్బాయిలుగా ఉన్నాక మనకి, ఏమంటారు అవి త్యాగాలు తప్పువు. ఆ! కుటుంబ బాధ్యతలో త్యాగాలు తప్పువు.
అవును. కుటుంబ బాధ్యతలు. ఇ ఏవైతే మనం పడాల్సిన నరకాలన్నిటిని కలిపేసి, ఈళ్ళొక పేరు పెట్టారండి కుటుంబ బాధ్యతలని. దాని <giggles>
మొన్న ఒక సినిమా వచ్చిందండి దాని మీద కూడా
వచ్చే ఉంటది. తీస్తారు ఎందుకు తీరు? పోనీ పొరపాటున హ్మ్. పొరపాటున మనం ఏదన్నా ఫ్రీగా ఉంటదని చెప్పేసి, కొద్దిగా బయటికెళ్ళి ఏమన్నా తీసుకున్న తాగేసి వచ్చామనుకోండి. తాగబోతేదవ అని చెప్పేసి అంటారు.
లేదు. బాగుంది. సినిమా కూడా బాగుంది. ఆ! ఎంటనే
ఆ! ఎమ్మటనే. ఏది కొద్దిగా. పోనీ అలా తిడతన్నారని చెప్పి జస్ట్ ఊరికే ఇలా చెయ్యెత్తామనుకోండి. ఎమ్మటనే మహిళా మండలి ఆళ్ళందరిని పిలిచేస్తారు.
అమ్మ బాబు వయలెన్స్ <chuckles> అబ్బాయిల జీవితాలంటేనే భయమేసేలా అయిపోతున్నాయండి చివరికి.
అదే కదా! ఇప్పుడు పూర్వం ఏమనేవాళ్ళంటే "ఆకొచ్చి ముల్లు మీద ముల్లొచ్చి ఆకు మీద" అన్నట్టు, ఆకుని వాళ్ళతో పోల్చేవాళ్ళు మనం ముల్లులనేవాళ్ళు.
ఇప్పుడు తిరగబడింది.
ఇప్పుడు మనం ముల్లుల్లాగానే ఉన్నామండి. కానీ వాళ్ళు గునపాలయిపోయారు. మనం ఏం జేత్తాం. <chuckles>
<laughs>
వాళ్ళొచ్చి మన మీద పడ్డా, మనమెళ్ళి వాడిని గుచ్చుకున్న మన ముల్లే ఇరిగిద్ది.
ఆ! అంతే కదండి. ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది మన పరిస్థితులు. అలాగే మీరిప్పుడు ఆ! ఆహ్, ఇప్పుడు ఈమ్ నిజంగా మీరన్నట్టు ఒకళ ఒకలా సమయంలో మీరు డబ్బులిచ్చినట్టయితే డెఫనెట్‌గా మీకు గుర్తున్ను
అదే కదా! స్ హ్మ్. హ్మ్. ఖచ్చితంగా ఉండేది. సో హ్మ్.
అలాగే మీరు బిల్స్ ఉంటాయి గదండి. ఒకప్పుడనుకోండి మీరన్నట్టు బిల్స్ దాసేవాళ్ళు. దేనికెంత ఖర్చుపెడుతున్నాము? లేదంటే ఏంటి ఎలాగాని? బట్ ఇప్పుడేంటంటే ఫోనుపేలు యూపీఎ స్కానర్ల వల్ల మనకి ఆల్‌రడీ హిస్టరీలో అవన్నీ ఉంటున్నాయి.
అవును. అవునండి. అవును.
సో, చాలామందింక పేపర్ల వాడకాలు పూర్తిగా మానేశారు. బిల్లులు దాసుకోడం కూడా మానేశారు. దీని మీద మీ అభిప్రాయం ఎంటి?
అదే పేపర్‌లో సేవ్ ద పేపర్ అని జెప్పేసి రాసుకునే పేపర్లు ఆపేసి టిష్యూల మీద పడ్డారులెండి. అది వేరే విషయం అనుకోండి.
హ్మ్. మరి అది మాత్రం యూజ్ చేసేయొచ్చు గలా.
<chuckles> అది యూజ్ చేసుకోవచ్చు. అది తప్పు కాదు. పేపరు మీద రాయకూడదు. అయితే హ్మ్. ఈ కాంటెస్ట్‌లో నాకర్థమైందేంటంటేనండి, ఆహ్, ఏదైనా సరే ఎకౌంటబిలిటీ. అంటే, మనం ఆహ్, ఏదైనా సరే రాసుకుంటే. లేకపోతే మనం ఎక్కడన్నా నోట్ చేసుకుంటే బాగా కొంచెం సేవవుతాం అని జెప్పేసి నేను అప్పటి నుంచి మొదలుపెట్టాననమాట.
చెప్పండి. మీకు ఒక క్లారిటీ ఒచ్చింది దాని మీద.
ఒక క్లారిటీ ఒచ్చేసింది. ఏవైతే ఇప్పుడు కరెంటు బిల్లు గానీ, వాటర్ బిల్ కానీ, లేకపోతే ఆహ్, ఈ కేబుల్‌దైనా ఏవైనా సరే, మనకొక హార్డ్ కాపీ ఒస్తది కదా!
అవునవునవును. ఇన్‌వాయిస్సా?
ఇంటికి వచ్చిద్ది కాబట్టి, వాటిని దేనికి దానికి నేను సపరేట్‌గా పెట్టేసుకుంటాను.
హ్మ్.
ఇవి కాక ప్రతీదీ మంత్ స్టార్టింగ్‌లో అంటే, ఏ మంత్‌కి ఆ మంతు, ఒక పేపర్ అంటే ఐ మీన్ ఒక బుక్కులో ఒక సైడ్ రాసుకుంటా అనమాట. ఈ మంత్‌లో ఇది ఖర్చు. ఇది ఆదాయం. ఆదాయం ఇంతొచ్చింది, రోజు అంటే ఈ రోజు ఇంత ఖర్చు అయింది, ఈ రోజు ఇంత ఖర్చు అయింది, దేనికి ఎంత అయింది, ఇవన్నీ రాసేసుకుంటున్నా.
అయ్య‌ బాబోయి! పార్టిక్యులర్‌గా ఉన్నారండి. చాలా ర్ ఈ మధ్య కాలంలో ఎవరు అలాగా ఉండట్లేదు. ఒకప్పుడే చాలామందుండేవాళ్ళండి. మన నాన్నలు ఆ టైమ్ంలో అయితే, ఆ ఏజ్ జెంటర్ జానర్‌లో అందరూ చాలా బాగా మెయింటైన్ చేసేవారు ఈ బుక్స్‌ని. బక్కులోనే వాళ్ళ ఖర్చులు రాసుకోడాలవన్నీ.
ఆ! అవునండి. కానీ అదే కదా! కానీ అవన్నీ ఏదైతే ఎప్పుడైతే, మనం గమనిస్తామో, అప్పుడే మనకి ఒక ఐడియా ఒస్తదండి. అంటే మనం ఎక్కడ మిస్సవుతున్నాం మన ఖర్చు ఎక్కడ అని, నేను ఇప్పుడు రాసానుని చెప్పాను చూసారా?
అవునవును.
ఆ! ఫస్టు మంతు నాకు ఒకటి ఆహ్, నేను హైలైట్ చేసుకోవడం జరిగిందండి.
ఏంటండది?
ఎక్కడెక్కువ ఖర్చువుతుందిరాంటే? నెలకి దగ్గర, దగ్గర రూ. 4000 నేను ఈ ఫుడ్ ఆర్డర్స్‌కి పెట్టేసుకుంటున్నా.
<laughs> ఫుడ్‌డుకి. ఆ!
ఆ! అంటే, నేను కుదరగానే ఉంటానండి. నేను కుదరగానే ఉంటాను. కానీ, నా ఫోనుకి ఏంటి చిన్నా? తిన్నావా?
ఫ్రెండ్సుంటారు‌గా? వ తిన్నవా? <laughs> వీళ్ళు జొమాటా వాళ్ళు.
అరే! బాబు! ఆ! వాళ్ళు కుదురుగుండరు. అరే! బాబు! <giggles>
ఆ! ఈరోజు ఏం తింటావులే గానీ, <chuckles> ఆర్డర్ పెట్టుకో.
అదే. ఎందుకు, మీ ఆవిడిని కష్టపెడతావు? కొద్దిగా, నా దగ్గరికి రావచ్చుగా. ఏంటది? ఏంటా పిల్లవాడ మేంటి? అదే గదా!
హ్మ్. భలే! పెడతారండి. కానీ, ఎంత తె స్వచ్చమైన తెలుగులో.
అసలు వాళ్ళు రాసేవి గాని, లేకపోతే పైన పెడతాడు. ఇవాళ నీకు 80% డిస్కౌంటు. అర్థమైందా? నువ్వు
తిట్టి మరి, మనల్ని ఎంకరేజ్ చేస్తారండి. అక్క అక్కడికెళ్ళాక ఉండదు మళ్ళా ఎయిటీ, అప్‌ టూ 80 అది.
అది అప్ టూ 80. అది తర్వాత తెలిసిద్ది. మనం లోపలికెళ్తే <sniffs> వాడు అక్కడ తగ్గించిందంతా, ఇక్కడ కింద ట్యాక్స్‌ల్లో ఎస్తా ఉంటాడు.
<chuckles> మరీ దారుణం చేసేస్తండ్రండి. మరి ఇంతక <chuckles> ముందలది మరీ దారుణం అది. ఎళ్ళాలంటే, భయమేతుంది, ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలంటే.
ఆ! ఇక్కడింకో కామెడీ ఏంటో తెలుసా? పేపరులో చుట్టివ్వడానికి రూ. 25 ప్యాకింగ్ ఛార్జెసండి.
వాడు ట ఆ టార్గెట్ అలా చేస్తున్నాడు. నేను జనాలకేంటంటే, పైన ఆఫర్ పెడుతున్నాడు కిందనేమో టప్ ఇప్పుడు మం ఏదైనా చూసాంనుకోండి. ఒక మనిష ఒక ఫరి ఫ్యామిలీని వదిలేండి. ఒక సింగిల్ మనీసేదైనా కొనుక్కోవాలంటే మినిమమ్ 300, 400 బిల్ చేయాలి. ఎలా చేస్తాం మనం?
హ్మ్. ఓకే. ఒక్కడే ఏందంటాడండి. పోనీ ఆ 400 పెట్టి తీసుకుంటే, ఆ ఒక్కడు తినేదానికి కూడా సరిపోద్దు తెలుసా. <giggles> మోత
అహా! వాడిచ్చేది ఒకళ్ళకే. కానీ మనకి బిల్లే మాత్రం ఇద్దరికిస్తాడు.
ఆ! అది నిజమే. అవును. బిల్లు మాత్రం ఇద్దరికొస్తది. తినేది మాత్రం ఒక్కడే.
అ ఆ! ఒకడే. అదే మనం డైరెక్ట్‌గేళ్లి కొనుక్కొని తినేసేంత ఉత్తమం ఇంకోటి ఉండదండి బాబు.
అదే కదా! అయితే నేను ఆ నెల అయితే ఇది గమనించాననమాట. ఓకే. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలిని బాగా ఆలోచిస్తే, నాకొక ఐడియా వచ్చిందండి.
ఏంటది?
ముందు ఆ యాప్లు డిలేట్ చేయాలి అని చెప్పి డిలేట్ చేసా.
ఈలే చేసారా టా టా గుడ్ బాయ్ అన్నారదా రెండిట్లకిని? ఆ!
<giggles> ఆ! అన్ ఇన్స్టాల్ చేసేసా. అన్ ఇన్స్టాల్ చేస్తే వదులుతాడా? ఎస్ఎంఎస్లు చేయడం మొదలుపెట్టాడు.
ఏం వెళ్ళిపోయావు. అరే! ఇలా తగునుకున్నావేట్ర?
హ్మ్. <giggles> ఏంటి ఈ మధ్య కనబడట్లేదు. 50% డిస్కౌంట్ ఉంది మన దగ్గర వస్తారా? అంటే ఇప్పుడు వాళ్ళు రమ్మనంగానే నేను సిగ్గు లేకుండా వెళ్ళిపోతుాన్నా అండి నాకే
అలా ఏమోదన్న మళ్ళీ ఇంకోటి చూడండి. కూపన్ కోడ్లి ఇస్తూ ఉంటారు. మీకు 100 రూపాయలు ఉత్తినికే వచ్చింది. రేపే ఎక్స్పైర్ అయిపోబోతుంది ఇక అర్జెంట్‌గా కొనియండని.
ఆ! ఆ! అదే కదా! ఆ 100 రూపాయలు పట్టుకొని నేను లోపలికిెళ్ళాననుకోండి. ఆ 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు చేసేస్తడాడు.
అడే. 500 బిల్లు ఇచ్చిపోతాడు. ఆ! వెయ్యి రూపాయలు చేసేస్తాడు వాడు.
అదే. అంటే ఆ 1000 రూపాయలు బిల్లు చేస్తే గానీ వంద రూపాయలు డిస్కౌంట్ రాదు. ఇప్పుడు నాకు ఆ 100 రూపాయలు డిస్కౌంట్ గురించి నాకు అవసరం ఉన్న లేకపోయినా ఒక 1000 రూపాయలు బిల్లు నేను జేయాలక్కడ.
అంతే కదండీ! ఇంకా య్ నాకు తెలిసి ఇంకొన్ని రోజుల్లో, ఈ పెయిలేటర్లు అవి కూడా వచ్చేస్తాయండి ఈటిలకి, అంటే ఇప్పుడు నువ్ ఇప్పుడు నువ్వు తినే తర్వాత డబ్బులువ్వు పర్లేదు నాకు అన్నట్టు.
హ్మ్. తినేటప్పుడు బానే ఉంటది. కట్టేటప్పుడే దూలదీరిపోద్ధి. <giggles>
అదే సినిమాలో అన్నట్టు మీ సి మి హోటల్లో కాస్ట్‌లీ ఏదంటే, నే ఇచ్చే మేమిచ్చే బిల్లు అంటాడు. అలాగా ఉందండి.
బిల్లు. <laughs> ఏంటిది 5 స్టార్ హోటల్లాగా కనపడట్లేదంటే, ఇప్పడు తినండి బిల్లు కట్టేటప్పుడు కనపడతాయి అన్ని 5 స్టార్లు. <giggles>
అయ్ స్టార్స్ కనిపిస్తే, ఆ స్టార్సెక్కడ కనబట్లేదంటాడు అనుకుంటానండి.
అవును. స్టార్లు కనబడట్లేదంటే బిల్లు కట్టేటప్పుడు కనబడతాయింటాడు. <giggles>
అంటే చుక్ చుక్కలు. <chuckles>
అదే కదా! <chuckles> ఇలా ఇలాగా నాకు కొంచెం అనుభవం వొచ్చి, ఇక ప్రతీదీ కూడా రాసుకొని, ఎక్కడెక్కడైతే వేస్టవుతున్నాయో, అయి గ్రహించుకొని ఇప్పుడుకి కూడా కంప్లీట్‌గా మారలేదు, కానీ ట్రై చేస్తున్నా అనమాట. ప్రయత్నిస్తున్నా కొంచెం. కీప్ ఆన్ గోయింగనమాట.
అయితే ఇప్ ఇప్ కానీ మీ మీరు చెప్పింది 100% కొన్ని నిజాలున్నాయండి. ఏంటంటే, మనము ఎంత ఆన్‌లైన్ చేసినా, పేపర్ మీద రాస్తే మాత్రం ఆ కంఫర్టే వేరు, ఆ క్లారిటీ వేరేగుంటుందండి. చాలా అద్భుతంగా చెప్పారు. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి.
మీకు కూడా అండి. ధన్యవాదాలు.